అయితే ఉద్యోగరీత్యా పలు రకాల ఉద్యోగాలు ఉంటాయి. చేప్ మనే మనేకు ఆ కంపెనీ కావచ్చు, ఆర్గనైజేషన్ కావచ్చు, మనకి గుర్తింపు తెచ్చేది ముఖ్యంగా వర్క్ టైటి‌లే. నిజంగా వర్క్ టైటిల్ ఎంత ఆ ఆహ్, మీ జీవితంలో, మీ ఉద్యోగ రీత్యా ఎంత ముఖ్యం అని మీర భావిస్తున్నారు?
అవునండి. అవునండి. అంటే పనిలో ఇప్పుడు, మనం చేసే పని కంటే మన పేరుకు ముందు ఉన్న డెజిగ్నేషన్ టైటిల్‌కే ఎక్కువ విలువిస్తున్న రోజుల్లో మనం జీవిస్తున్నామండి. అంటే ఏ పోస్టు, ఏ డెజిగ్నేషను అనే ప్ర ఆహ్, అనే ప్రశ్నలో ఇప్పుడు మనకి ఎవ్వరైనా అడుగుతారు. మన చుట్టాలు కాని‌యండి, లేకపోతే ఇంకొక జాబు ట్రై చేస్తుంటే, వాళ్ళు అడుగుతారు. "మీ ప్రీవియస్ జాబ్‌లో మీ డెజిగ్నేషనేంటి?"
అవునండి. నిజం నిజం. ఏ అడుగుతారు. అవును.
అని అయ్యే ప్రశ్నలు ముందు వస్తాయి. అంటే ఆ టైటిల్ మనకి గౌరవం ఇస్తుందా? గుర్తింపు పెంచుతుందా? లేకపోతే మనకి ఇంకా అది స్ట్రెసైతుందా అనే దాని గురించి కన్నా, అది మనకి ఈ సమాజంలో వాల్యూ‌ని యాడ్ చేస్తుంది.
ఖచ్చితంగా అండి. అయితే, అయితే నిజంగా ఈ టైటిల్ అనేదతే డిజిగ్నేషనేదైతే ఉందో, ఒక్కొక్కసారి గుర్తింపుతో పాటు బాధ్యతలు కూడా పెంకె ఆహ్, పెంచేస్తుంది, ఆహ్, ఆస్ ఆ స్టేటస్, స్టేటస్ ఎట్లానోంటుంది. స్టేటస్ పెరగడము, టైటిల్ పెరగడం. కాకపోతే మరి ఇవి ఎలా బాలన్స్ చేయాలి? నిజంగా ఒకసారి ఒత్తిడికి గురై‌టై ఏమైనా అనిపిస్తుందా మీకు?
అది ఎక్కువ ఇంపార్టెంట్. అవునండి. ఖచ్చితంగా అండి. అంటే ఇప్పుడు నేనెలాగా అయితే చెప్పాను. ఇప్పుడు టైటిల్ అనేది మన వాల్యూను పెంచుతుంది. మనకి ఒక పెద్ద గుర్తింపు తెస్తుంది అని నేనెలాగైతే చెప్పానో అలాగే కొంతమందికి ఆ టైటిల్ అనేది చాలా భారంగా అనిపిస్తూ ఉంటుంది. అంటే అన్‌వాంటెడ్ రెస్పాన్సిబిలిటీగా ఫీలయ్యే ఆహ్, క్షణాలు కూడా ఉంటాయి.
నిజమే అండి. అవును. ఆ! ఖచ్చితంగా. ఆ! మీరు ఎప్పుడైనా ఎదుర్కున్నారా అంటే అన్ అనిపించిందా మీ‌కు?
ఆహ్, లేదండి నాకు రివర్స్ అయింది అంటే ఏమైందంటే నేను ఒక కంపెనీలో జాయినయ్యాను. జాయినయినప్పుడు నేను ఇంటర్న్ కింద జాయినయ్యాను ఇంటర్న్‌షిప్‌కి. జాయినయితే నాకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇంటర్న్ అనిచ్చారు.
ఏలా? అవును. అవును. ఇచ్చారు. అవును.
ఓకే. అది పర్లేదు నేను ఇంటర్న్ చేస్తున్నాను ఇంటర్న్‌షిప్‌ ఇచ్చారు అయిపోయింది ఇంటర్న్‌షీ‌ప్‌ అయిపోయింది ఫుల్ టైమ్ కింద కన్వర్ట్ అయినా అదే కంపెనీలో. కన్వర్ట్ అయినప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ట్రైనీ అనిచ్చారు.
అవును. ఓకే. ఆ!
ఓకే. ట్రైనీ అనిచ్చినప్పుడు సరే ఓకే. అనుకున్నాను. తర్వాత ఒక మే మా నాకింకా ఆల్‌మోస్ట్ ఆహ్, ఇంటర్న్‌షిప్‌ అయి‌ప్ ఇంటర్న్‌షిప్‌ ఒక 6 మంత్స్ అయింది. నేను ఈ ట్రైనీది ఒక 6 మంత్స్ అయిన తర్వాత కొంతమంది జూనియర్స్ జాయిన్ అయ్యారు. యాస్ ఎన్ ఇంటర్న్స్ వాళ్ళు కూడా. వాళ్ళకి కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇంటర్న్ అనిచ్చారన్నమాట ఓకే. వాళ్ళకు అంటే నాకు ఫుల్ టైమ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. వాళ్ళు నాకు 1 ఇయర్ అయిన 3 మంత్స్‌కి ఇ వాళ్ళకి ఫుల్ టైమ్ అయింది. ఫుల్ టైమ్ అయినప్పుడు వాళ్ళకెలా ఇచ్చారంటే ఆహ్, జూనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అనిచ్చారు.
అవును. ఇచ్చారు. అవును. అవును. అవును. అయ్యో! మరి మనకు ఎక్కడో మనసు కొద్దిగా బాధనిపిస్తది కదండీ! మరి.
ఆ! అహా! ఆళ్ళని నేనే ట్రైన్ చేసాను.
అయ్యో! అంటే మీకప్పటికి మీరు వాళ్ళు ట్రైన్ చేస్తున్నప్పటికి కూడా. మీకు మీ డెసిగ్నేషన్ మళ్ళి మార్చలేదా? అలానే ఉందా?
ఓకె. మార్చలేదు. నా తు జూనియర్ సా ఆహ్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అని కూడా మార్చలేదు. సో, ఏంటి మామూలుగా ఆహ్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ట్రైనీ అనే ఉండే. ఉన్నప్పుడు అ వ నాకు ఆ ఇయర్ బెస్ట్ ఎంప్లాయీ అవార్డొచ్చింది. అంత అయింది. ఎప్పుడైతే మనకి డిస్కషన్స్ అయితాయి కదా! హైక్ డిస్కషన్స్, యాన్యుయల్ పెర్ఫార్మన్స్ రివ్యూ అయితదో. అప్పుడు నేను ఏమైతే చెప్పానంటే, నాకిలాగా ట్రైనీ అనే ఇచ్చారు. నాకు జూనియర్ య యాడ్ చేయొద్దు, ఏమి యాడ్ చేయొద్దు. జస్ట్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అని టైటిల్ ఇవ్వండి అని అడిగాను...
ఆ! అవును. అవును. అంతే. అవును.
అని చెప్తే, అహా, అలా కాదు అంటే "ఎందుకు అన్నారు? ఎందుకు అలా అడుగుతున్నావు?" అంటే ఇక్కడ నాకు తరువాత జాయిన్ అయిన వాళ్ళకి జూనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అని ఇచ్చి. నాకు ట్రైనీ అనిస్తే. ఐ ఏ నాకు బాధ అయితది నిజంగానే.
అవును. అవును. కచ్చితంగా ఎవరికైనా బాధ అనిపిస్తది. అవును.
అదే చెప్పాను. నాకంటే అయితే మా హెచ్ఆర్ ఏమందంటే, "ప్రతి ఒక్కళ్ళ జర్నీ యూనిక్‌గా ఉంటుంది. ఎవరి జర్నీని ఇంకొకళ్ళు కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళళ్ వాళ్ళ జర్నీ వాళ్ళది. వాళ్ళ లైఫ్ వాళ్ళది. వాళ్ళు అచీవ్ చేసేది వాళ్ళు చేస్తారు. అలా కంపేర్ చేసుకోకు" అని చెప్పింది. నేను ఎలా కంపేర్ చేసుకోకుండా ఉంటాను. నేను కూడా అంతే కష్టపడీ జాబ్ చేస్తున్నాను.
అవును. ఆ! ఆ! మరీ, మరి బెస్ట్, బెస్ట్ అవార్డ్ కూడా గెలుచుకున్నారు కదా!
ఆ! అంతే కష్టపడి చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ట్రైన్ చేసిన వ్యక్తికి, అదే టైటిల్ ఇచ్చి. నాకు తనకన్నా తక్కువ టైటిల్ ఇస్తారు, ఇచ్చారని చెప్తే. నాకు నేను అప్పటికి, వాళ్ళు టైటిల్స్ మార్చేటప్పటికి నాకు ఇంటర్న్‌షిప్ అంటే, నేను ఇంటర్న్‌షిప్ సపోజ్ 2023లో జాయిన్ అయ్యాను అనుకోండి. రెండు వేల ఇరవై ఐదుకి ఇంటర్న్‌షిప్‌తో కలుపుకొని 2 ఏళ్ళు కంప్లీట్ అయిన తర్వాత నాకు జూనియర్ యేసారు.
ఆ! అవును. జూనియర్ ఏసారు. అవును.
ఓకే. జూనియర్ ఏసారు అందరికి. నాతో పాటు జాయిన్ అయినోళ్ళందరికి కూడా ఇదే పరిస్థితి నాకు ఒక్కదానికనే గాదు.
అందరికి ఇదే పరిస్థితి. అవును.
ఆ! అలాగా ఒక జూనియర్ అని ఏశారు. సరే జూనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని ఉండే. అయిపోయింది మాకు జూనియర్ అని మార్చి‌నంటే మాకు ఒక ఏప్రిల్‌లో అలా మార్చారనుకోండి ఆహ్, మా, మా కన్నా తర్వాత ఇంకొకళ్ళు కొంతమంది జాయిన్ అయ్యారనమాట. వాళ్ళు అప్పుడే ఫ్రెషర్స్ కంప్లీట్ చేసుకొని కాలేజ్ కంప్లీట్ చేసుకొని జాయిన్ అయిన వాళ్ళకి డైరెక్ట్‌గా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇచ్చేసారు.
అవును. అవును. అవును. అయ్యయ్యయ్యో!
ఇప్పుడు ఇంకా
మరి ఎట్లా మీరు, ఎట్లా మీరు చాలా అంటే మన హక్కుల గురించి మన పోరాడంలో తప్పు లేదు గదండీ!
తప్పు లేదు. అయితే మ మాకింకా ఇప్పుడు అందరికి మాకు చాలా ఆహ్, వరకు ఆహ్, కొంచెము ప్రాబ్లమ్ అనిపించిందన్నమాట. ఎందుకు మేమెందుకు జూనియర్ అనిపించుకోవాలి. ఇప్పుడు మా తరువాత జాయిన్ అయిన వాళ్ళు డైరెక్ట్‌గా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అయిపేనప్పుడు, మేమెందుకు జూనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్. మేము వాళ్ళ కన్నా 2 నాకు ఇప్పుడు ఆల్మోస్ట 2.5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. వాళ్ళకి 3 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. వాళ్ళు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ అయ్యారు. అంటే వాళ్ళ కేరియర్ మొత్తంలో 3 మంత్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. వేర్ వేరే కంపెనీలో జాయిన్ అయ్యి ఈ కంపెనీకి వచ్చినోళ్ళు కాదు. ఇదే దాంట్లో ఫస్ట్ స్టార్ట్ చేసినోళ్ళు. నాకు ఈ కంపెనీ‌లోనే టూ పాయింట్ ఫైవ్ ప్లస్ అంటే, 2.9 ఇయర్స్ ఆహ్, 2.9 అంటే ఆల్మోస్ట్ 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. నేనికా జూనియర్ గానే ఉన్నాను. నేను అప్పుడు
హవును. అవునండి. అవును. అవును. 3 మంత్స్‌యె మరి మీరు ఈ అవునండి. అమ్మాయి మీరి అవునండి. ఓకే. అంటే మీకు ఏదేన గుర్తింపు సరైనటు గుర్తింపు దొరకట్లేదు అని మరి
ఆ! గుర్తింపు ఇస్తున్నారు. ఆవ్ అంటే ఎవ్రీ ఇయర్ నాకు బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్ వస్తుంది. అదంతా ఓకే. గుర్తింపు దొరుకుతుంది. కానీ డెజిగ్నేషన్ అనేది నాకు చాలా ముఖ్యం. ఇప్పుడు నేను బయట
అవును. మరి ఎందుకు అది వీరు మీకు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు అస్సల్ పట్టించుకోడానికి ప్రధాన కారణం అంటే ఏందని మీరు భావిస్తున్నారు?
ఏమో నాకు తెలిదు. వాళ్ళు ఏ ఉద్దేశంలో అలా ఆ టైటిల్స్ పెట్టారనేది నాకు తెలీదు కాని‌యండి. వాళ్ళు చెప్పే మాట మాత్రం నాకు అస్సలు నచ్చలేదు. ఏంటంటే ఆహ్, ప్రతి ఒక్కళ్ళ జర్నీ డిఫరెంట్ ఉంటది. ఎవరికి వాళ్ళు ఉండాలి కానియండి, ఒకలి జర్నీని ఇంకొకళ్ళు కంపేర్ చేసుకోకూడదు అనే మాట ఏదైతే చెప్పారో అది నిజంగా నాకు బాధ ఏసింది. మరి కంపేర్ చేయనప్పుడు ఆ ఇనీక్వాలిటీ ఎందుకు? ఇప్పుడు పేలో ఇనీక్వాలిటీ ఉందనుకోండి అది మనకు తెలీదు. వాళ్ళకి ఎంత పే జేస్తున్నారో మనకెంత జేస్తున్నారో ఆనేది. కానీ టైటిల్స్ మాత్రము అందరికి తెలుస్తాయి కదా! ఒక్ ఇప్పుడు న నాది ఇప్పుడు మెయిల్ ఉంటుంది. క్లయింట్స్ కూడా క్ల క్లయింట్స్‌కి చాలా మందికి మెయిల్ పంపిస్తాము. ఆ మెయిల్లో నాకు జూనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని చెప్పి టాగ్ వస్తది. వాళ్ళకి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆనే టాగ్ వస్తది. ఇప్పుడు ఎవరైనా వచ్చి చూస్తే ఎవరు ఎక్స్‌పీరియన్స్‌డ్ అనుకుంటారు?
ఆ! అవును. మీరు జీర్ణించుకోలేకపోయారు అవును. నిజంగా. అవునండి. అవును. అవును. ని అహా! వాళ్ళే, వాళ్ళే అనుకుంటారు.
వాళ్ళే అనుకుంటాను. ఎందుకంటే జూనియర్ అని సపరేట్‌గా మాకు మెన్షన్ చేసినప్పుడు
మల్ల ట్రై ఆహ్, ఆళ్ళని ట్రైన్ జేసిందే మీరు.
ఆ! వాళ్ళు ట్రైన్ చే ఆడ్ వాళ్ళు ట్రైన్ చేసిందే మేము. వాళ్ళు జాయిన్ అయ్యి 3 మంత్స్‌కే వాళ్ళకి స్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా సపోజ్ ఒక క్లయింట్ వచ్చాడనుకోండి. ఆ క్లయింట్‌కి నేను మెయిల్ పంపాను వాళ్లు మెయిల్ పంపారు. పంపినప్పుడు ఎవరు ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అనుకుంటారు? సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని రాసున్నవాడె ఎక్స్పీరియన్స్డ్ అనుకుంటారు. జూనియర్ అని ఉన్నవాడు ఎక్స్పీరియన్స్డ్ కాదనుకుంటారు.
అవును. ఖచ్చితంగా గదండీ. ఆ! అవును ఖచ్చితంగా. అవునండి. అవును. అయితే
ఇప్పుడు నేను బయట ఏదన్నా కంపెనీ‌లో ఎక్స్ ఆహ్, అప్లై చేసినా లేదా జూనియర్ అని ఉంటే వాళ్ళు ఏమనుకుంటారు. ఈ కంపెనీ‌లో కరెక్ట్‌గా పని చేయలేదేమో!
అవును. జూనియర్‌నే మరి ఇప్పటికి మరి అది మార్పు జరిగిందా లేకపోతే అలానే
ఇంకా జరగలేదు. ఇంకా అలానే ఉంది. అంటే ఇప్పుడు బయట కంపెనీ‌లో నేను ఏదైనా అప్లై చేసుకున్నాననుకోండి. ఇప్పుడు మూడేళ్ళయిపోయింది. నేను బయటికెళ్లి వేరే దాంట్లో అప్లై చేసుకోవాలని ట్రై చేస్తాను. ఏమవుతుంది? ఆ! ట్రై చేసుకో కానీ అక్కడ ఏం చూస్తారు వాళ్ళు? డిసిగ్నేషన్ చూస్తారు. జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అని చూస్తారు. 2, 3 ఇయర్స్ అయినా నీకు జూనియర్ ఎందుకు ఉంది? అని అంటే నేను ఏమి సమాధానం చెప్పాలంటే ఎయ్‌దర్ నేను మంచిగా పని చేసి ఉండకపోవచ్చు అనుకుంటారు.
అవును. మరి అది ఇంగ అది బెస్ట్ ఆప్షన్ గదా! ఓహ్! మీకిక్కడ హైకు పెరుగుతుంది. మంచి మీకు హైకుకు హైకొస్తుంది. గుర్తింపొస్తుంది కానీ ఈ డిసిగ్నేషన్‌లో మార్పు చెందా రావట్లేదు.
రావట్లేదు. అంటే అది పరిష్కారం ఏంటంటే నేను వాళ్ళనడిగాను. నేను నిజంగా వెళ్లి ఏంటి? ఎందుకు ఇలాగ ఉంటుంది? ఆహ్, నా అంటే ఒక పాయింట్ ఆఫ్ టైమ్‌లో నాకు సాలరీ కన్నా ఆహ్, లేకపోతే నాకిచ్చే గుర్తింపు కన్నా
మరి దానికి పరిష్కారం ఏంటి మరి? ఆ! అది ముఖ్యమండి.
నాకెక్కువ నా టైటిల్ ఈ 2 పదాలంటే సా జూనియర్ అనే పదం తీసేయడమే నాకు ఆహ్, చాలా గుర్తింపిస్తదని నమ్మాననమాట.
నమ్మారు. ఇప్పుడేందే ఇప్పుడు
అంటే, అది మారితే నా డిజిగ్నేషన్ మారుతుంది నాకు బయట అవకాశాలు పెరుగుతాయి. ఆహ్, అనేది నేను నిజంగా అంటే, కానీ కాలం గడిచే కొద్దీ ఆ టైటిల్ అనేది ఆహ్, జు ఇప్పుడు జూనియర్ తీసేసి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ లేపోతే సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అంటే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా అయితేనే కదా! సీనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అవ్వగలుగుతాను నేనూ.
మారుతుంది. నిజం. అయితే ఆ! అదే గదా! అయితే, మీ కేరియర్‌లో మరి ఈ టైటి టైటిల్ మార్పుకి మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా అంటే ప్రభావం చూపించిందా? మ ఇది ఈ మీరు ఇది మార్చకపోడానికి అవును.
అది, అది నిజంగా అద్ ఆ! ఖచ్చితంగా ఇప్పుడు ఆ! నిజంగా చూపిస్తుందండి. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నేను చెప్పినట్టు,, ఇద్దరు పర్సన్స్ ఉన్నప్పుడు జూనియర్ అనుకుని, నన్ను నెగ్లెక్ట్ చేసే అవకాశముంటుంది ఒకటి. బయట కంపెనీస్‌లో అప్లై చేసుకుంటే నన్ను, నన్ను మళ్ళీ జూనియర్ పొజిషన్ కిందే కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు నాకు 3 ఇయర్స్ వచ్చినియంటే, బయట సీనియర్ పొజిషన్‌కి కన్సిడర్ చేసి లేదా అసోసియేట్ పొజిషన్ కనే కన్సిడర్ చేస్తారు. కానీ, నా టైటిల్‌లో ఇంకా జూనియర్ అని ఉండడం వల్ల, వచ్చే కంపెనీ కూడా జూనియర్ కిందకే తీసుకుంటుంది.
నిజం. నిజం. అవునండి. అవును. అయితే మీరు, మీరు కంపెనీ ఆఫ్ ప్రాబ్లమ్ అవుతుంది. అయితే మీరు కంపెనీ ఆఫర్‌ను అంగీచ అంగరి ఈ అంగీకరించేటప్పుడు టైటిల్‌కి ప్రిఫరెన్స్ ఇచ్చారా? జీతం ప్రిఫరెన్స్ ఇచ్చారా? గ్రోత్ అవకాశాలకి ఇచ్చారా? లేదా బాధ్యతలకి ఇచ్చారా?
సో, ఆర్థికంగా నాకు ప్రాబ్లమ్ అవుతుంది. అంటే, మాకు జాయిన్ అయినప్పుడు ఈ టైటిల్ అని చెప్పలేదు. అంటే, మేము ఇంటర్న్స్ కింద జాయిన్ అయ్యాము కాబట్టి, హ్మ్, మాకు కాలేజ్ నుంచే మాకు క్యాంపస్ ప్లేస్మెంట్‌లో వచ్చారు. ఇన్ ఆహ్, మాకు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆహ్, రోల్ ఎస్‌డిఈ రోల్‌కే తీసుకున్నారు. తీసుకున్నా సరే, ఫస్ట్ ఇంటర్న్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఇంటర్న్ ఇచ్చరు. తర్వాత మేము అనుకున్నాము సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అని ఇస్తారనుకో లేకపోతే జూనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అని ఇస్తారనుకున్నాం. ఆ రెండు ఇవ్వకుండా ఇంజినీ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ట్రైనీ అని ఇచ్చారు. ఓకే...
అవును. అవును. అవును. ఇచ్చారు. అవునవును. అవును.
వాలిడ్. దాని తరువాత నే నేను ఏమి అడగలేదు అప్పుడు. సరే 1 ఇయర్ అయిపోయిన తరువాత సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ట్రైనీ తీసేసి జస్ట్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉంచమన్నా.
అవునవును.
అది లేకుండా జూనియర్ అని ఎందుకు యాడ్ చేసారో అర్థం కాలేదు. ఓకే.
ఇప్పడికే మీకు అర్థం కాని ప్రశ్ననే అది. మిగిలిపోయింది నిజంగా. ఆ! అయితే మయి ఆహ్, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి ఇండియన్ సంస్కృతి, తెలుగు సంస్కృతిలో కావచ్చు, ఈ పదవి ప్రాధాన్యం ఎంత ఉంటుంది, అని మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా, మన వాళ్ళకి.
అవును. అంటే మనకి నిజంగానండి అంటే ని ఒక మేనేజర్‌కిచ్చే గుర్తింపు వేరే ఉంటుంది, అసిస్టెంట్ మేనేజర్ కంటే ఇప్పుడు లోకల్‌గా ఆహ్, విత్‌ఇన్ కంపెనీ వదిలేయండి. ఇప్పుడు బ్యాంక్‌కేళ్లారు. బ్యాంక్ మేనేజర్‌కి ఒక గుర్తింపు ఇస్తారు, బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్‌కింకో గుర్తింపిస్తారు జనాలు.
అవును. నిజం. నిజం. వాస్తవం. అవును.
సో, ఆ టైటిల్ అనేదే ర్ నీ రియల్‌గా మన సొసైటీలో మ్యాటర్ చేస్తుంది. మనం ఎంత చెయ్యదు, మన సాలరీయే ముఖ్యమనుకున్నా టైటిల్ పెరిగే కొద్దీ సాలరీ పెరుగుతుంది. ఆటోమేటిక్ టైటిల్ అండ్ సాలరీ ఆర్ ప్రపోర్షన్‌తో ఉంటాయి.
అవును. పెరుగుతుంది ఖచ్చితంగా. ఉంటాయి ఖచ్చితంగా. అవునండి. క కరెక్టే మీరు చెప్పింది. అవ్
సొ, టైటిల్ పెరిగే కొద్దీ సాలరీ పెరుగుతుంది. దాంట్లో ఎట్లాంటి ఉ ప్రాబ్లమ్ లేదు. కానీ మనము ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఇంకొకటి ఏంటంటే శ్రద్ధ
నిజమే. అవునండి.
టైటిల్ మనం ఎంత కష్టపడుతున్నామో, దానికి ఎంత గుర్తింపోచ్చిన ఎంత హైకొచ్చిన టైటిల్ ప్రధానం మనకి ముఖ్యమది మాత్రం ఖచ్చితంగా చూస్తుంది.
గుర్తింపోచ్చింది. మన టైటిల్ మర మారుతూ ఉంటే ఆటోమేటిక్‌గా అది ఆ సాలరీ ఇవ హైక్ ఇవన్నీ ఆటోమేటిక్‌గా జరుగుతూనేంటాయి.
ఆ! ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మీకు హైకిచ్చిన, ఇవ్వకపోయినా, టైటిల్ మార్చిన ప్రతిసారి హైకివ్వాల్సిందే.
ఇవ్వాల్సిందే. నిజమే.
అది మ మనం మనకు డబ్బులు ఇచ్చేస్తున్నారుగా, మనకి అంటే అది సైలెంట్‌గా అంటే ఒకొక్క, అంటే ఎంత ముందరికి తోసినప్పుడు 10 మెట్లు ఎక్కించి ఒక మెట్టు వెనక్కి లాగేస్తునట్టే.
చెప్ అవును. లాగిస్తున్నట్టు నిజంగా. ఆహ్, అంటే ఇవి అదే ఆఫీస్ పాలిటిక్స్ అంటుంటారు కొన్ని కొన్ని సార్లు ఇవి.
అవును. ఆ! ఆఫీస్ పాలిటిక్స్ అనుకోవచ్చు. లేకపోతే వాళ్ళు ఆలోచించే విధానంలో ఏదైనా తప్పుంది. అంటే మా దాంట్లో పాలిటిక్స్ జరుగుతాయా? అయ్యి అంత నేను అనుకోను. ఇక్కడ మాదంతా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంటే కానీ, ఇదేదో ఇంటర్నల్‌గా ఏదో ప్రాబ్లమ్ జరుగుతుంది. అంటే ఇయర్ డిఫరెన్స్ ఉంది. అంటే మేము జాయిన్ అయ్యింది 2023. ట్వెంటీ ట్వెంటీ త్రీలో జాయిన్ అయినోళ్ళకి సాఫ్ట్వేర్ ఇంజినీర్ ట్రైనీ అని ఇచ్చారు. ఆ! ఆ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ట్రైనీ అని ఇచ్చారు. ఓకె. 2024లో జాయిన్ అయి నైనోళ్ ఓళ్ళ జు ఆహ్, ఇంటర్న్స్ అందరికి ఫుల్ టైం అయిన తర్వాత జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అని ఇచ్చారు.
నిజం. అవును. అవును. అంటే ఆ కంపెనీ‌లో రూల్స్ ఏమైనా చేంజ్ చేసారా? మీరు బ్యాన్ అయిన తరువాత. నిజం, నిజం. అదే ఇంటర్నల్ గానే పాలిసీస్‌లో ఏదో చేంజ్ జరుగుతుంది. మీరు చెప్పినట్టుగా.
ట్వెంటీ ట్వెంటీ ఫైవ్‌లో జాయిన్ అయినొళ్ళకి ఆ! ట్వెంటీ ట్వెంటీ ఫైవ్‌లో జాయిన్ అయినోళ్ళందరికీ సాఫ్ట్వేర్ ఇంజినీర్ అనిచ్చారు. సో, ప్రతి ఇయర్ మాకు కొంచెం మేనేజ్మెంట్ ఇష్యూస్ అంటే, హెచ్ఆర్స్ చేంజ చేంజ్ అవ్వడం కూడా జరిగింది.
అవునండి. అవును. ఓకే.
సో, ఎవ్రి హెచ్ఆర్ డిఫరెంట్‌గా ఆలోచించైనా అలా ఇచ్చి ఉండచ్చు. నేను పాలిటిక్స్ అనుకోను, ఎందుకంటే మా వాళ్ళందరూ మేనేజర్స్ కూడా అందరూ ఫ్రెండ్లీ గానే ఉంటారు. కానీ, అది నిజంగా నా ఆహ్, మానసిక ఆహ్, ఆరోగ్యం మీద కూడా ప్రభావం పడింది. "అరెరె, నేనింకా జూనియర్ గానే ఉన్నాను" ఆహ్, అనేది అంటే నాకు ఒకసారి నిజంగా కోపం వచ్చింది. ఒక అతనొచ్చి నన్ను వర్క్ చేయమని అడిగారు. సీనియర్స్ అంటే నేను నిజంగా అనను. వాళ్ళు నాకన్నా టైటిల్లో పెద్దవాళ్ళు, వాళ్ళనడిగితే వాళ్ళు చెప్తారని చెప్పేసాను నేను నిజంగా.
ఉంటారు. ఆడ ఖచ్చితంగా పడతాది. మెంట్ మెంటల్‌గా ప్రెషర్ అవును. అవును.
అంతలా ఎఫెక్ట్ చేసిందన్నమాట. ఒక టైటిల్ అనేది.
చేశారు. నిజం, నిజం. వాస్తవమే కదండీ. జ
అది నిజంగా నాకు ఆ పాయింట్ ఆఫ్ టైమ్‌లో నేను తీసుకుంటే అది నాకు నిజంగా చాలా సాడ్ అనిపించింది. అరె! ఇంత కష్టపడుతున్నాను కంపెనీ కోసం, నిజమే ఆళ్ళు గుర్తిస్తున్నారు, నాకు సాలరీ పెంచుతున్నారు. కానీ, నా టైటిల్ మారిస్తే కదా రేపు సమాజంలో నాకు గుర్తింపొస్తది.
మనకు ఒక్ ఒకానొక పాయింట్ వ్యూలో సాలరీ కంటే మన డిజిగ్నేషన్ ఎక్కువ అనిపిస్తుంది.
అవును. ఆ డిజిగ్నేషన్ ఉంటేనే మనం బయట ఇప్పుడు నేను బయట వేరే కంపెనీస్ కూడా ట్రై చేశాను. వాళ్ళు అడిగిన ప్రశ్న అంటే నా మానసిక ఆహ్, ఆరోగ్యం ఎప్పుడు కరాబయ్యిందంటే వాళ్ళు అడిగిన, "వై ఆర్ యూ స్టిల్ జూనియర్? మీరిన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీ కంపెనీ‌లో, మీకిన్ని అవార్డ్స్ వచ్చినయి". అంటే
మీరు చెప్పినట్టు ఐపోయిరు. ఆ! ఆ! అంటే మనకు ఆడ బాడ్ రిమార్క్ ఉన్నట్టే కదండి నిజంగా.
ఆ! "ఎందుకు మిమ్మల్ని ఇంకా జూనియర్ పొజిషన్‌లోనే ఉంచారు. సీనియర్ కింద ఎందుకు మార్చలేదు?" అని ప్రశ్న వేశారు. ఆ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. అది నాకు నిజంగా చాలా బాధించిందన్నమాట.
నిజమే అండి. నిజం. బాధనిపించేది. నిజంగా అండి. ఆహ్, వర్క్ టైటిల్ ముఖ్యంగా మీ విషయంలో ఎంత ముఖ్యమో ఆహ్, తెలుసుకున్నారు. నిజంగా మీరు ఎదుర్కున్నటువంటి సందర్భము, తర్వాత మీరు వ్యక్తిగతంగా కంపెనీతో చర్చించినప్పటికి కూడా చేంజ్ అవ్వకపోవడం, కొద్దిగా బాధ కలిగించే విషయమే. సో మీకు త్వరలో ఆహ్, వర్క్ టైటిల్ గుర్తింపు వస్తుందని భావిస్తున్నాను. ఇంకొకసారి మంచి విషయంతో మళ్ళీ మాట్లాడుకుందాం. ధన్యవాదాలు.
ధన్యవాదాలండి. ఖచ్చితంగా మాట్లాడుకుందాం.